అంతే ఒక ఐస్‌క్రీమ్‌లాగా జేసేవాళ్ళు మీరు. <giggles>
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజంగానే అండి. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఐస్‌క్రీమే అయిద్ది. సేమియా ఐస్‌క్రీమ్‌లొచ్చాయి గదా! మన చిన్నప్పుడు.
అయితది. హ్మ్, హ్మ్. హ్మ్. అలా అయిపోయి. మరి మీ మీ ఇంట్లో మీ పెద్దమ్మంత టేస్ట్‌గా మీ అమ్మగారుగాని, లేదంటే ఇంకెవరైనా పెద్దవాళ్ళు అలా జెయ్యరా?
హ్మ్. అయి అదే అయిద్ది. లేదండి. మా పెద్దమ్మ కంప్లీట్ పాలు పోసిద్ది. మా అమ్మ పెరుగు కోసం పాలు దాసిద్ది.
లేదా? భలే చెప్పారండి! అదే. కదా!
నిజంగానే. మా అమ్మ పెరుగు పెరుగు లేకపోతే అసలు నిద్ర పట్టదు మా అమ్మకి. హ్మ్. పెరుగు కోసం పాలు దాసిద్దన్నమాట మా అమ్మ.
హ్మ్. ఆహా! ఓన్లీ క్రిస్ ఈ క్రిస్మస్ రోజే వచ్చి జేస్తారా? లేదంటే నార్మల్‌గా మీకు ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు పెద్దమ్మ రా అంటే, రారా అప్పుడు?

హా! అవును గదా! మరి మీరు మీకీ ప్రాసెస్ అంతా తెలుసు. ఈ ప్రాసెస్ అంతా తెలుసు. స్టె బై స్టెప్ మీ పెద్దమ్మ గారు ఎలా చేస్తారో కూడా తెలుసు. మీరింట్లో ఎప్పుడైనా ట్రై జేసి ఆ టేస్ట్ కోసం పోరాడిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? <laughs>
ఆ! అంటే ఇంకొక కప్పుంటే బావుండు. హ్మ్. చెప్పండి. హ్మ్. హ్మ్‌. హ్మ్‌. అవును. హ్మ్‌. హ్మ్. అవును. అబ్బో! చాలానే ఉన్నాయండి బాబు. చాలా అంటే చాలానే ఉన్నాయసలా. నేను రొండు లీ రొండు లీటర్లు గాదులే గానండి. లీటర్ తీసుకొస్తా పాలు. ఏస్తానంటే అమ్మమ్మ వద్దు నీకు రాదు పాలెందుకు వేస్ట్ చేత్తావు. కనీసం పెరుగైనా తోడు బెట్టుకుంటా అనిద్ది. అహా! మా అమ్మ పెరుగు పిచ్చిదన్నమాట. తే తోడు పెట్టుకుంటే నువ్వు చెయ్యద్దు. అంటే నేను చెడగొడతానని ఆల్రెడీ తెలుసావిడకి. అంటే ఆల్రెడీ ఏమో అండి! నేను ఎన్ని‌సా ఆ! ఎన్నిసార్లు జేసినా ముద్దలాగానే తయారైపోయిద్ది. ముద్దెందుకవుద్దో అర్థం కావట్లేదు నాకు. అంటే!
అంతేనా? హ్మ్ <laughs> ఓకే. తెలుసు. అదే అందుకే అం <laughs> అందుకే పాపం వాళ్ళన్నారు. <laughs> మరి మీ పెద్దమ్మ‌ కా అప్పుడు కాల్ జేసి పెద్దమ్మ నాకిలా అవుతుంది రాట్లేదని అడిగారా మరి?
ఆ! అడిగాను. అడిగితే ఇట్లా మనకి ఒకవేళ మనకు రాకపోతే నార్మల్‌ స్ట్రే అయి మనకి నాన్ స్టిక్కీ అండ్ స్టిక్కీ సేమియాస్ ఉంటాయంట కొన్ని. ఆ! సో మనం నాన్ స్టిక్కీ తీసుకుంటే కొంచెం మనమెట్లా జేసినా సరే అలాగే ఉంటాయంట. నువ్వవి తీసుకొని యూస్ చెయ్యి కొత్తలో గదా! ఆహ్, కొంచెం నీకూ అతుక్కోకుండా మంచిగా వస్తాయి. ఆహ్, అదే స్టికీ సేమియా అంటే గనక కొంచెం దానికి కొంచెం నైపుణ్యం <chuckles> గావాలి. ఒ ఎక్కువసేపు ఉడకబెట్టగూడదంటండి సేమియాని.
హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. ఓకే. <giggles>